చెక్ ఇడ్లీ విత్ చక్కెర అంటే యాక్సెప్టెడ్ ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నెయ్యి వేసుకొని ఇడ్లీలో నెయ్యి వేసుకొని విత్ చక్కెర తింటే చాలా బావుంటుంది అంటే ఆయి ఆవిరి కుడుమని చెప్పి చేస్తూ ఉంటారు. ఓహ్, ఇడ్లీ పిండితోటి. సో ఆ ఆవి కుడుమనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ పంచదారను, ఈ నెయ్యి తోటి తింటాం కాబట్టి నాకు ఆ కాంబినేషన్ పర్ల. మా హస్బెండ్ అయితే దోసలో చక్కెరేసుకొని తింటారు దోస మీద తేనె పోసుకొని తింటారు అమ్మబాబోయ్! నేనైతే అసలా
ఓకే. ఆ! అవును. చాలా బావుంటుంది. అవును. అవును. రైట్. అవునవునవును. హ్మ్. హ్మ్. <laughs> ఇదింకా నేను కొంతమందిని చూసానండి ఏంటంటే ఆహ్, ఏం తింటారంటే ఇది ఉంటుంది గదా! బ్రెడ్డు, బ్రెడ్డు మీద ఆహ్, తేనె రాసుకొని తింటారు. అది చూసా. హ్మ్.
ఆ! ఆ! తింటారు. అదే కదా! అసలు మావారు తింటుంటే నాకైతే ఎట్లా <sucks teeth> ఇంకోటి ఇదేంటది దిబ్బ రొట్టె, దిబ్బ రొట్టె ఏస్తాన్నమాట అప్పుడప్పుడు. దిబ్బ రొట్టె తేనె నంచుకొని తింటారు.
<giggles> ఆ! అవునవును. ఆ! అవునంటారండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు బావుంటుందా? మీరు ఎప్పుడైనా ట్రై జేశార?
నేను ఒకరోజు హ్మ్. లేదు నేను ఒకరోజు అబ్బా! అలా తింటున్నారేంటండి ప్లీజ్ అండి నా ముందు తినొద్దండి అంటే ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఆంధ్రలోనే తింటారు ఇలాగా అనన్నారు. నాకు తెలియదు అంటే వీళ్ళు తెలంగాణ నాకు తెలీదా విషయం. మీ ఆంధ్రలోనే ఎక్కడో ఒక సైడ్ తింటారమ్మ గోదావరి సైడే ఎక్కడో మీ ఫుడ్ గూడా మీకు తెలీదా ఏంటి? అనేసి నాకే రివర్స్ సెటైర్ ఎసారనమాట.
హ్మ్. అయ్యో! ఓకే. ఆ! ఓకే. అయ్యయ్యో! <chuckles> ఓహ్! అవునండి. అంటారు గదా! అటు సైడ్ గోదావరి సైడు ఇవి అంటారు ఏంటి దిబ్బ రొట్టి తేనె పానకం అంటారు.
సరే ఎందుకా ఆ! ఇదే డైలాగేసారు మళ్ళా దిబ్బరొట్టె తేనె పానకమనీ ఒక పాటలోనో, దేంట్లోనో ఉంటది అంటూ ఉంటారు. నీ ఫుడ్డు మీకు ఫుడ్డు కూడా మీకు తెలీదా? అని చెప్పి నాకు సేటైరిగ్గ సటైరేశారు. నాకు తెలీదండి! నేను అసలు ఇట్లాంటి కాంబినేషన్‌లు నేను ట్రై చేయనులే అని చెప్పేసి చెప్పానమాట నేను!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. కొన్ని సార్లు అట్లనే అనిపిస్తూ ఉంటుంది. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యము. నేను ఇంకొకటి కూడా చూసానండి కొంతమంది హ్మ్. ఏమంటారు బొంబాయి చట్నీ ఉంటుంది కదా!
హ్మ్. ఆహా! ఆ! <giggles>
ఆహ్, బొంబాయి చట్నీ పూరిలో, పూరిలో తింటారు. <chuckles>
హ్మ్. అది పూరి కూర కదా!
పూరి ఆహా! పూరి కూర వేరు, బొంబాయి చట్నీ వేరు. పూరి కూరలో మనం బంగాళదుంపలు లేకపోతే ఈ ఆనియన్స్ ఇలా ఎసుకుంటాం గదా! కానీ బొంబాయి చట్నీ వేరే గదా! అచ్చంగా ప్లెయిన్‌గా అట్లా ఉంటుంది గదా. అది కొంచెం ఉప్పు కారం అట్లా.
ఓహో! ఓకే. ఇది ఆ! అవును. హుహు. ఇది గుంటూరు సైడో, ఎక్కడో ఫేమస్ అనుకుంటా గాదా! ఈ బొంబాయి చట్నీ అనేది.
ఆ! అవునండి. అంటారు. నేను నాకు పెద్దగా ఐడియా లేదు.
హ్మ్.
మేం శనగపిండి చట్నీ అంటాం మాములుగా. అట్ల పూరిలో అది నంచుకొని తింటే నేను షాక్ అయ్యా. ఫస్ట్ నేను కూడా పూరి కూర అనుకున్నాను కానీ కాదన్నమాట అది బొంబాయి చట్నీ. మాములుగా తాలింపు ఎసి చట్నీ చేస్తారు కదా అది.
అవును. అవును. నేను ఆహా! ఓహ్! హ్మ్. ఓహ్!